అయ్యయ్యో! ఎన్ని సమస్యలొచ్చినియండి మీకు.
అసల మొత్ చాలా అండి. చాలా సమస్యలు. వాట్సాప్. వాట్సాప్‌లోనేమో ఎన్ వాట్సాప్పుంది. నాకు వాట్సాప్ బిజినెస్ కూడా ఉంది. అంటే, బిజినె‌సేం కాదు, నార్మల్‌గా 2 నంబర్స్‌కి, ఒకటేమో వాట్సాప్ బిజినెసొకటి. ఒ అంటే, ఒకప్పుడు లేదు కదా మనకి అప్డేట్సనేవి.
ఎందుకు 2 నంబర్సలాగా? <laughs>
2 నంబర్స్‌కీ అప్డేట్సుండవు కదా! ఆహ్, అంటే ఒకప్ ఇప్పుడంటే, అప్డేటయ్యి వాట్సాప్ ఓక దాంట్లోనే 2 ఎకౌంట్స్ వాడుకోవచ్చని ఇచ్చారు. ఒకానప్పుడు లేదు కదా ఇలాంటివన్నీ మనకి. నేనింకా అప్పుడు డౌన్లోడ్ చేసినదనమాట, ఆ వాట్సాప్ అనే బిజినెస్.
హ్మ్. అంతే గద మరి. అవును. అయితే, ఇప్పుడూ ఒక్కొక్క ఫోటోలనేయీ, చాలా వరకు మెమరబుల్‌గా ఉండిపోతయ్యి.
అవునండి ఖచ్చితంగా.
అలాగా, ఏ ఫోటో మీకు మెమరబుల్‌గా ఉంది?
ఆ! నాదీ మాకు ఇక్కడా ఆహ్, కొండపల్లి ఖిల్లా అని జెప్పేసుంటుంది. దాంట్లో ఒక ఫోటో దిగాను. అది మనకి ఏదోక
దేనికి దిగారు, ఏ సందర్భంలో? అందరు గలిసెళ్ళారా, కుటుంబం గలిసీ, లేకపోతే ఫ్రెండ్సందరెళ్ళారా?
ఊరికే. అందరు గలిసి వె అవునండి. అవును. ఫ్రెండ్సందరం కలిసి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు నేను ఒకటి పట్టుకొని ది‌గు దిగాను. నాకది చాలా ఒక హీరోయిన్ దిగినట్లు ఎలా, అంటే, మనం మూవీస్‌లో జూస్తాం గదా!
హుహు. అంతే గద మరి.
ఆ! అలాంటీ ఒచ్చిందనమాట.
అంటే, ఆ ఫోటో అనేది అలా ఒచ్చింది మీకు. హీరోయిన్‌ని గనకా, మోడల్స్ గనక దిగితే గనక ఎలా ఒచ్చిందో, అలా ఒచ్చింది మీ ఫోటో.
ఆ! అన్ దిగితే ఎలా ఒస్తుందో అలా ఒచ్చింది నాకు. సో, అది నాకు బాగా నచ్చింది. అంతేనండి.
ఓకే. హ్మ్. మరింకేం? బావుంది గదా! ఇంకేవున్నయి అలాంటి జ్ఞాపకాలు మీకు?
అలాంటివీ శారీస్‌లొకా ఒక వీడియో తీశానండి శారీలో.
ఓకే.
ఆ! అది గూడా బా ఒచ్చింది నాకు. బావుంది అనిపించింది.
అంతే.
హ్మ్. అంతేనండి.
మరిలాగా మరి పండగలప్పుడు గానీ, ఇట్లాగ ఏవన్నా, ఇంకేవన్నా స్పెషల్ ఫోటోస్ కానీ, ఇట్లాంటియి ఏవన్నున్నాయా మీకు ఫోన్‌లో దిగినియి? సరే. ఇపుడు అవును. ఖచ్చితంగాను. హ్మ్ చెప్పండి.
ఆ! స్పెషల్ ఆ! అంటే, ఆడపిల్లలన్ దీపావళి ఉంటుంది కదా!
అవును.
దీపావళి టైమ్‌లో ఖచ్చితంగా, అమ్మాయిలు దీపం చేతిలో పెట్టుకొని, దీపం ఇలా అవును.
అయన్నీ కామన్. అయన్నీ కామన్. కొత్తగా ఏమన్నా చెప్పండి మీరు.

అంతే కదా మరి. ఫోన్లో దిగిసిన ఫోటోలు ఏదైనా ఆల్బమ్లు చేయటం ఏమైనా జరిగిందా మీ ఇంట్లో?
హ్మ్. ఆ! ఆల్బమ్లంటేనండి మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా! వాళ్ళ ఫోటోస్‌ని ఆల్బమ్ చేయడం అట్లాంటివయితే గనక చేయించాను. మా అక్క వాళ్ళ పిల్లలకి. మా అక్క వాళ్ళ పిల్లలకి ఓన్లీ ఆల్బ‌మే కాదు, ఫోటో ఫ్రేమ్స్ కూడా చేయించా నేను.
అవును. ఎవరు‌యి చేయించారు? అంత క్లారిటీ వచ్చినాయా?
అంటే చిన్న, చిన్న సైజ్‌లండి పెద్ద‌దేం కాదు.
పెద్ద ఫోటో‌లు కదా ఓకే. ఓకే.
పెద్ అంటే ఇప్పుడు ఒక ఆల్బమ్ అనేది మనకి, సైజ్‌ని మనం డిసైడ్ చేసుకోవడమే కదా! ఒ ఏకువ ఫోట్ ఇప్పుడు మనకి మ ఎవ్రీ మంత్తు ఫోటో షూట్ తీస్తారు.
అంతే కదా మరి. హుహు. తీస్తారు ఖచ్చితంగాను.
కచ్చితంగా. ఇప్పుడు కాలంలో మరి ఎక్కువ అయిపోయింది. ఆ ట్రెండ్ అనేది.
అంటే, ఆ ఫోటోలన్ని కూడా‌ను ఇప్పుడు తీస్తున్నారు కదా! ఎంత లేదు అనుకున్న గాని. ఇప్పుడు ఈ స్టోరేజ్ అనేది ఒక్కొక్కసారిగా మారిపోతూ వచ్చింది. ఇంతవరకు మెమరీ కార్డ్‌లో ఉండేది. మెమరీ కార్డ్‌లో నుంచి, ఇంటర్నల్ మెమరీ అయిపోయింది. ఇంటర్నల్ మెమరీ కాస్తనే ఏమన్నా ఆహ్, గూగుల్ మెమరీ అది, ఇది అని చెప్పేసి అనుకుంట పెట్టేసుకుంట ఉన్నారు మొత్తం అంతా. ఇయన్ని కూడాను, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ స్టాక్ అంతా మీరు?
అవునండి. అవునండి. అవునండి. అవునండి. రాముర్ అవునండి. అవునండి. అవును. ఏవండీ నిజం చెప్పనా, నాకు ఒక రోజు ఫోను తీసి తీసిన తరువాత, ఎవరైనా ఏదైనా వీడియో పెట్టారంటే, మేనేజ్ స్టోరీజ్ అని చెప్పి వచ్చి ఏదైనా డిలీట్ చెయి. డిలీట్ చేస్తేనే నేను నీకు వాట్సాప్ ఓపెన్ చేస్తా
హ్మ్. హుహు. నేను నీకు స్పందిస్తాను అన్నట్టుగా ఇబ్బంది పెడతా ఉంటది అనమాట. ఫోన్ మిమ్మల్ని.
చాలా ఇబ్బంది. ఒక నెల ఇ నెల కాదు 2, 3 నెలల నుంచి నన్ను ఇలానే చేస్తుందది.

ఆ ఫెస్ట్‌లో ఆహ్, మాకే ఎం స్కేరీ హౌస్ అని చెప్పి ఒకటి పెడతారు. ఆ స్కేరీ హౌస్‌లో దెయ్యాలు గూడా మా వాళ్ళే ఉంటారు. ఆ ఖచ్చిత ఖచ్చితంగా ఉంటుందండి అది బోర్డ్ అన్నమాట. ఎందుకంటే మనోళ్ళే ఉంటారు కదా అక్కడ దెయ్యాలు.
ఓకే. ప్రతిసారి కూడా అదేనే పెడతారా? స్కేరీ హౌసు? ఓకే. ఆ! స్కేరీ హౌస్‌కు.
ఆల్రెడీ ఆళ్ళు దెయ్యాలు. అల్ ఆళ్ళు భయపడతారు, లేకపోతే ఆళ్ళు మేడంకి చెప్పి ఏదో ఒకటి ఇరికిస్తారన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు.
తెలుసు ఆ! ఇప్పుడు స్కేరీ హౌస్‌లో ఫోన్ తీసుకెళ్లొచ్చా మీరు?
ఆల్రెడీ వాళ్ళతో మనం. ఉయ్ ఆ! ఫోన్ తీసుకెళ్లొచ్చు. ఫోన్ తిస్ అక్కడ ఎవరు ఉండరు. మనకి మనం స్టాల్ పెట్టుకుంటాము. ఒక స్ట స్టాల్ పెట్టుకొని
ఆహా! స్టాల్ పెట్టుకున్నారు మీరప్పుడు ఆ! ఓకే బావుంది.
ఆ! స్కార్ అప్పుడు వచ్చి ఎవరైనా పిల్లలు చూడాలి అనుకుంటే గనుక ఇంటర్ డిగ్రీ అన్నమాట. 2 కలిపి ఒకటే కాలేజ్‌లో ఇంటర్ పిల్లలు ఏం చేసేవాళ్ళు, చూడడానికి అని చెప్పి వచ్చేసి స్కారీ హౌస్‌లోకి వచ్చేవారు. ఆ స్కారీ హౌస్‌లో ఫోటోస్ ఉంటాయి కదా! ఫోటోస్ కానీ వీడియోస్ కానీ, అవి కూడా ఒక జ్ఞాపకాల్లాగా నా దగ్గర ఉన్నాయండి. ఈ కె హ్మ్. అదొకటి ఉన్నాయి. ఇంకా ఫోటో
అంతే కదా! ఇంకా జ్ఞాపకాలున్నాయి మీ దగ్గర. అయితే ఇప్పుడు మరి క్లాస్‌లో ఇప్పుడు లేడీస్ కాలేజ్ అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు, ఎంత లేదనుకున్న గాని క్లాస్ మొత్తం అయిపోయిన తరువాత ఈ టిక్ టాక్ రీల్స్ కానీ, ఇయన్నీ ఏమైనా చేసారా ఇ‌న్‌స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇట్లాంటియేమన్నా?
అవునండి. ఆ! చేస చేసామండి చేసాం చాలానే చేసాము. దాంతో పాటు ఫోటో బూత్ అని కూడా పెట్టేవాళ్ళండి ఈ ఫెస్ట్‌లోనే.
ఫెస్ట్‌లోనా? ఓకే.
ఆ! అది కూడా మళ్ళీ కెమెరాలని తెచ్చి కాదు, ఈ ఫోన్ ఫోన్‌లో ఉండే కెమెరాలే <chuckles> ఫోటో బూత్ అంటే.
మరి ఎలా కడిగించే వోళ్ళు ఫోటో బూత్‌లో ఫోటోసు?
కడిగిచడం కాదండి. వాళ్ళకి వాట్సాప్ చేస్తాం అని చెప్పేవాళ్ళం. రూ. 5 రూపాయలో, రూ. 10 రూపాయలు తీసుకునేవాళ్ళం.
ష్! బ్బబ్బబ్బా! ఆ! సరిపోయింది వాట్సాప్ చేసేవాళ్ళ వాళ్ళకి.
ఆ! అంతేనండి. అంటే ఫోటో బూత్ అంటేనండి, అక్కడ మనము కార్డ్‌బోర్డ్ లాంటిదేమైనా పెట్టి కొంచెం రూ. 5, రూ. 10 రూపాయలండి!
ఎంత తీసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర మీరు?

హ్మ్. దీపావళికి రీల్స్ చేసేవాళ్ళు.
దీపావళికి రీల్స్ చేసేవాళ్ళం. అంటే దీపాలు పెడుతూ, లే అలా ఏదో ఒకటి <chuckles> చేస్తూ ఉండేవాళ్ళమండి. అంతే.
అబ్బా! ఆహా! మరిప్పుడూ మీ దగ్గర ఏమేమి ఫోనులు వాడారు ఇప్పడి దాక మీరు? ఏ ఏమేం మోడల్స్? దానికి కెమెరా‌లు ఎలాగా మార్చుకుంటా వచ్చారు? ఏంటి అసలకి? ఏం చూసారు అసలు మీరు?
నేను నేనొచ్చేసి నాకు ఒకటి కీప్యాడ్ దాని కంపెనీ గుర్తులేదు నాకు. లావా అనుకుంటున్నా. లావా అనుకుంటా.
అవును. కీప్యాడ్‌ది. కీప్యాడ్‌ది కంపెనీ గుర్తుండదు. ఆ లావాలో ఉన్న ఫోన్‌లో ఉన్న ఫోటో కాస్త ఇప్పడికి కూడానూ మీకు మెమరీ. యూనిఫార్మ్ మెమరీ.
మెమరీ ఆ! గూగుల్ ఫోటో అది గూడా ఎలా అంటే గుర్తుంది. గూగులోడు వాడు తీసుకున్నాడు ఫోటో. వాడి దగ్గరుంది.
అవునా? గూగుల్ గూగుల్‌లో ఉన్నాయి మీకు ఫోటోస్. ఓకే.
అవును. అవునండి. గూగుల్ ఫోటోస్‌లో ఉన్నాయి నా ఫోటోస్ అన్నీ. థౌసండ్ సిక్స్‌స్టీన్‌వి ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి సామ్‌సంగ్ జేటూ అండి.
ఓకే. బావుంది. హుహు. బావుంది. ఆ నెక్స్ట్?
తర్వాత ఒప్పో ఏఫై ఎస్.
కెమెరా ఫోన్ ఒప్పో బావుంటది గదా! దాంతోటి మంచి మెమొరీసే ఉండుంటాయి మీకు. ఒప్పో ఫోన్‌లో.
అవునండి. ఆ! ఉన్నాయండి. ఉన్నాయి. ఒప్పో ఏఫై ఎస్ అనమాట. అప్పట్లో అదే. నేను తీసుకున్నది 2018లో తీసుకున్నాను. 18 కాదు, 19లో తీసుకున్నాను. అప్పుడు అప్పట్లో బానే ఉంది. వాడుకున్నాను కొన్ని రోజులు వాడుకున్నా. దాని తర్వాత ఆహ్, ఎంఐ అండి. రెడ్‌మీ. ఎంఐ నోట్ టెన్ ప్రో.
హ్మ్. దాని తరవాత? ఎంఐ, రెడ్‌మై. ఆ! అంటే డైరెక్ట్‌గా ఫిల్టర్లొచ్చే ఫోనులు ఇయన్నీ కూడాను ఒప్పో అను ఆ ఎర క రెడ అదే ఎంఐ.
ఎంఐ నోట్ టెన్ ప్రో జేసా. అవునండి. అవును. ఎంఐ నోట్ టెన్ ప్రో జేసా. కూడా బావుంది. చాలా బావున్నాయి. మంచి ఫోటోసొచ్చాయి.
మరింకేం ఫోన్ వాడారు?
వన్ ప్లస్ వాడుతున్నానండి ప్రజెంట్.
వన్ ప్లస్ అయితే ఇంకా నీట్‌గా ఉంటది. పోర్ట్రైట్ కెమెరా అదన్నీ గూడా వస్తా ఉంటాయి. మరి ఇప్పుడు, ఈ ఎవల్యూషన్ అనేది మారుతా ఒచ్చింది గదా! అంటే ఫస్ట్ నుంచి కూడాను బటన్ ఫోన్ దగ్గర నుంచి ఇప్పటి దాక మీరు చూసుకుంటే, గనక ఏమేం గమనించారు వీటిల్లో?
అవునండి. అవును. హ్మ్. అవునండి. అవును. అవునండి. ఖచ్చితంగా. అంటే, కెమెరా క్వాలిటీ అనేది మారింది.